మనకి జీవితంలో అందరికీ ప్రతి ఒక్కల్ని దగ్గర చేసేది గాని, లేదా మనం దగ్గర అయ్యేది గాని ప్రకృతితోనండి ఖచ్చితంగా. ఎందుకు అంటే, మనకి ఉన్న ఈ ప్రకృతి మనకి ఎన్నో ఇస్తుందండి. అంటే ఒక్కొక్క క్షణంలో ఒక్కొక్కలా మారుతుంది. ఒక్కొక్క ఋతువు బట్టి ఒక్కొక్కలా ఉంటుంది మాట. ఇది ప్రతీదీ, మనం చాలా ఆనందంగా తీసుకుంటూ ఉంటాం. అలా మీకు కూడా ప్రకృతితో ఒక అద్భుతమైన క్షణం ఏమైనా ఉందా అండి?
అవునండి. అవును. అవునండి. అవునండి. ఆ! నాకు ఉందండి. ప్రకృతితో ఒక అద్భుత క్షణం ఉందంటే, నాకు అండి చ చిన్నప్పటి నుంచి చాలా ఉన్నాయండి. దాంట్లో నాకు నే నాకు అనుబంధాలు, దేనితో నీటితో ఉందండి.
ఓకె. ఓకె. అంటే మీరు ముఖ్యంగా ఆహ్, ప్రకృతి ప్రేమికులు. అందులోనూ కొంచెం నీటికి ఎక్కువగా అనుబంధం ఉందంటారైతే.
భూమి అవును. నీ ఆ! నీటితో ఉంది, గాలితో ఉంది, మట్టితో ఉందండి. ఈ 3 చెప్తానండి.
అబ్బాబ్బా! ఆ! పంచభూతాలు అంటారైతే.
పంచభూతాలు వద్దులేండి. పంచభూతల వల్ల నిప్ నిప్పొస్తది. నిప్పొచ్చిందంటే మనం కాలిపోతాం. <laughs>
<laughs> అవును. నిప్పు అవునండి. నిజం. నిజం. లేదండి, మీరు అలా అంటున్నారు గాని ఆ నిప్పు లేకపోతే ఇప్పటికీ అసలు టెక్నాలజీ అనేదే బయటికి రాదు కదండీ. ఆ!
అవునండి. న ఏదైనా మండించాలి, దాని తర్వాత సాగదీయాలి, ఒంగొట్టాలి అన్ని నిప్పు ద్వారానే అండి.
<laughs> నిజం. ఏంటంటే ఫస్టు మనకి ప్రకృతిలో మనకి ఫస్టు అంటే, ఇలాగ ముందుకు తీసుకెళ్ళింది అయితే నిప్పే కదండి. అదే ఫస్టు ఇన్వ నిజంగా అవునండి. చెప్పండి. అయితే మీకు నీరుతో ఎలా ఉంది బంధం?
అవునండి. అ అం అవునండి, అవును. అయితే నాకు నీరు నీటిలో స్నానాలు ఇట్లు గంటే నాకు బాగా ఇష్టమండి.
అబ్బా! సూపర్ అండి. ఆ!
దా దాంట్లోని సముద్ర స్నానాలన్నా, వాటర్‌ఫాల్స్ స్నానాలన్నా ఇక పిచ్చండి ఇంక.
ఓకే. అంటే
ఆ ఎంతంటే అస్సలా ఆహ్, ఒకానొక టైమ్‌లోనండి, ఎప్పుడు వెళ్ళిపో డైలీ వెళ్ళిపోయేవాడినండి సముద్రానికి.
ఓకే. మీ ఇంటి కాడనుంచి సముద్రం దూరమా, దగ్గర అండి?
దగ్గరండి. 20 కిలోమీటర్లండి.
కె 20 కిలోమీటర్లు వెళ్ళిపోతుండేవారు.
సైకిల్ మీద వెళ్ళిపోయానండి నేను.
ఓకే. చాలా గొప్ప విషయమండి చెప్పాలంటే. ఎందుకంటే, ఇప్పటి కాలంలో ఎలా ఉన్నారండి. ఒక 2 కి.మీ. లేదా, 2 కి.మీ. ఎందుకండి ఒక కిలోమీటర్ ఉందనగానే దాన్ని ఆర్డర్ పెట్టుకుంటున్నాం లేదా, అలా మనం వెళ్తున్నాం వెళ్ళడానికి ఇష్టపడట్లేదు గానీ, మీరు ఏకంగా 20 కిలోమీటర్ల సైకిల్ తొక్కుకొని వెళ్తున్నారంటే <smacks lips> నిజంగా గొప్ప విషయమండి అది అయితే.
ఇ ఒకప్పుడు ఒకప్పుడు 20 కి.మీ. సైకిల్ తొక్కేసేవాడనండి. ఇప్పుడు ఒక ½ కిలోమీటర్ కూడా నడిచి ఎళ్ళలేకపోతున్నాం.
చూసారా అలా అయిపోయింది అండి నిజంగా. అవును. అయితే మీరు అలా ఏవైన వాటర్ అది ఎక్కడ ఉంటే ఆ నీరు కోసం అంత దూరం అయితే వెళ్ళిపోయేవారు. ఆ! ఆహ్, సముద్రంలో మీరు బాగా అక్కడ ఎంజాయ్ చేసేవార అండి?
అవునండి. వెళ్ళిపోయేవాడిని నేను. ఆ! నేను ఎంజాయ్‌మెంట్ ఏంటంటే, నాకు ఈ డిగ్రీ లెవెల్ వచ్చేవరకు నాకు ఎంజాయ్‌మెంట్ తెలీదండి. అంటే ఎళ్ళడం, ఏదో సరదాగా స్నానాలు చేయడం తప్ప గానండి. మేము ఈ ప్రకృతిని ఆస్వాదించడానికి ఒక రోజు కాలేజీ బంక్ కొట్టామండి.
హ్మ్. అవును. ఏ ఒకరోజు బంక్ కూడా కొట్టి మరి వెళ్ళారు మాట అయితే.
మా హ్మ్. ఎలాగంటే అండి ఆహ్, ఇది ఉంటది కదండీ ఇపుడు డిసెంబర్ నవంబర్‌లో ఈ ఉంటాయి కదండీ. మ కార్తీక మాసమెయో అంటారు కదా!
అవునండి, అవును.
అందరూ టూర్‌లు యెళ్తారండి ఎక్కువ.
అవును. నవంబర్‌లో అయితే ఖచ్చితంగా వెళ్తారు. ప్రతి ఒక్కరు. అవునండి.
హ్మ్. అయితే నేను కాలేజీలో మా గ్రూప్‌లో కొంచెం బాగా చదువుకున్నే నేనే. ఇలాంటి ఆట్లికి ఎక్కువ ప్రోత్సహించేది కూడా నేనే.
ఓకే. మీరండి?
అవునండి. అయితే ఇక్కడ ఏమొచ్చిందంటే, ఓ రోజు కాలేజీ వాళ్ళు ఎలాగంటే అప్పుడు ఏదో ఇన్సిడెంట్ జరిగి ఇలా చనిపోయారండి అన్ని క్యాన్సిల్ అన్నారండి.
ఓకే. ఏంటండి? ఎక్కడ చనిపోయారు?
ఎక్కడో ఎవరో స్టూడెంట్స్ ఇలా కాలేజీ వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళు సముద్ర స్నానానికెళ్ళి చనిపోయారు. అవును. కాలేజీకి బ్యాడ్ నేమ్ వస్తది మేము తీసుకెళ్ళమని చెప్పేసారండి.
అయ్యో! సరిపోయింది. ఏంటి అప్పడివరకు పాపం మిమ్మల్ని అంత నమ్మించి మీరు చాలా <chuckles> అ!
లేదండి. వాళ్ళు తీసుకెల్తానని ముందు నుంచి చెప్పలేదండి.
ఓకె. ఓకె. ఓకె. ఆ! అలా అయితే పర్వాలేదు లెండి. ఆ!
ఆ! అయితే అయితే మేమేం జేసాం. ఈళ్ళు ఎలాగో తీసుకెళ్ళరండి ఒక్కొక్కడు రెండేసోందలు మూడు వంద వందలేసుకొని
<laughs>
ప్లాన్ చేసుకున్నా ఎగొట్టేయలేనండి.
ఓకె. మంచి ప్లాన్.
హ్మ్, హ్మ్. ఇంకెళ్ళిపోయామండి అందరూ. ఎళ్ళిపోతే మేం పలానా చోట ఉన్నమని సార్‌లుకి తెలిసిపోద్దండి. దాంట్లో ఓ
సరిపోయింది. ఎలా అండి?
అంటే ఇప్పుడూ, మా కాలేజీ 7:00 గంటలకే స్టార్ట్ అవుతదండి. 7:00 గంటలకి, ఆ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్‌లో ఉన్న సెక్షన్‌లో ఎవడూ ఎళ్ళలేదంటే ఏంటండి అర్థం?
ఓకె. ఓకె. అందరు కలిపి మాస్ బంక్ కొట్టారు మాట. అంటే కలిసి బంక్ కొట్టారు మాట అందరు కలిసి.
ఒకసారి ఒక్కసారి 40 మంది మానేస్తే, అది ప్లాన్డే కదండీ! పది మంద్ అయితే మా ప్రిన్సిపల్‌కి తెలిసిపోయి, మా ప్రిన్సిపల్ వస్తున్నారండి.
హ్మ్. ఖచ్చితంగా.
అందరునే ఏంటి చెప్పనా! ఇంట్లో కూడా యూనిఫార్మ్‌లేసుకొని వచ్చేమండి అందరంను.
ఓకె. ఆ! అంతే కదండి. లేదంటే మనం సివిల్‌లో గాని వచ్చినట్టుంటే ఖచ్చితంగా దొరికిపోతాం ఇంట్లోనే.
అవునండి. అయితే ఆహ్, ఇలాగా యూనిఫామ్‌లో వస్తే, మా ప్రిన్సిపల్ వచ్చేస్తన్నాడని, మాకు క్లాసు టీచరు ఉంటాడు కదండీ! కొంచెం ఫేవరెట్‌గా ఉంటారు కదండీ! ఒకసార్ నాకు ఒక సార్ ఫోన్ చెసి "ఒరేయ్! మీరు ఎక్కడున్నారురా?" అన్నాడండి. "ఎక్కడున్నారు? ఎళ్ళేవాళ్ళు తొందరగెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నారా?" అని తిట్టాడండి.
అవునండి. అవును. అవును. సరిపోయింది. అ! అది. ఆ! సరిపోయింది.
అంతే. మాకు హింటొచ్చేసిందండి. అంటే ఆ మాటకి ఇంకా, అర్థమైపోయి మేం అందరం వెళ్ళిపోయామండి. ఆడొళ్ళకంటే ఆటోలు కట్టించేసి, మొగోళ్లండి బైకుల మీద వెళ్ళిపోయామండి.
హ్మ్.
ఆయ్!
ఓకె. మీది కో-ఎడ్ అండి? అయినా అందరు కలిసి చక్కగా ఎగ్గొట్టేసారా?
ఆ! ఎగ్గొట్టేసేమండి.
సూపరండి. ఆ!
ఆహ్, ఎగ్గొట్టేసి వెళ్ళిపోయేవండి. సముద్ర అస్సల ఎంజాయ్మెంట్ అదండి. నేను ప్రకృతులు బాగా ఎంజాయ్ చేసింది అది. అస్సలా రోజంతా ఇంక, ఎలాగంటే అలాగండి. ఎంత డబ్బులు ఖర్చుపెట్టుకున్నాం అంటే, అంటే ఓన్లీ తినడానికండి. ఏ మిస్ బిహేవియర్‌గా ఈ డ్రింకింగ్ అలాంటివి ఏమీ లేవండి.
ఆ! ఓకె. అవునండి. అవునండి. స్కూ కాలేజ్ చదువుతున్నారు. అందులోనే ఆడవాళ్లు ఉన్నారు. అందరూ కలిసి వెళ్తున్నారు అంటే ఇలాంటివి, ఎక్కువ మంది ఇలా చేయడానికి ఇష్టపడరండి మాములుగా.
అవునండి. అ! అవునండి. అవునండి. అయితే వెళ్ళామండి. ఇంక వెళ్ళిన తర్వాత ఎంజాయ్ చేసేసాము, బాగా ఉందండి. వచ్చేటప్పుడు ఇంకా ఉంటది కదండీ, ఎనర్జీ కొంచెం, ఇక రోడ్డు మీద ఆటోలు, ఆడోల్ల ఆటోలు ఉంటాయి గదా! ఆటోలు ఎనకాల, మేము బండ్లు ఆరన్లే ఆరన్లేసుకోవడం ఇంకా, ఈ అసల ఎంత ఎక్సైటింగ్ చేశామంటే అంత ఎక్సైటింగ్ చేశామండి. చేసిన తర్వాత నెక్స్ట్‌డే, ప్రిన్సిపాల్ మొత్తం గేటు దగ్గర కాయిసాడండి.
అవును. <laughs> అబ్బబ్బబ్బా! ఆ! పరండి హ్మ్. సరిపోయింది. అయితే మీ క్లాస్ మొత్తాన్ని ఒకేసారి పట్టేసారమాట అయితే.
నెక్స్ట్ డేకి ఇంక మరి ఎళ్ళాలి కదండీ. ఎళ్ళేటప్పటికి
అవును.
మీ పేరెంట్స్‌ని తీసుకొస్తే గాని మీరు రారు. లోని కన్నాడండి. ఇప్పుడు పేరె ఇంట్లో తెలిస్తే ఇంకా రేవెట్టేస్తారు.
సరిపోయింది. ఆ! అవును. అంతే కదండీ.
అవునండి. అయితే నేనేం చెప్పానంటే హ్మ్, సార్ మా నాన్నగారు లేరండి, ఊరెళ్లారు. ఆహ్, 2 రోజులు అయిందండి. ఆయన వచ్చేటప్పుడు ఇంకో 2 రోజులు పడుతదండి. ఆహ్, వచ్చిన తర్వాత తీసుకొస్తానండి అని చెప్పాను నేను.
హ్మ్. ఓకె.
అంటే మీ నాన్నగారు లేరని నువ్వు ఇలా బంక్ కొట్టి ఎళ్ళిపోయావా? అని అడిగారండి.
ఆహా! బావుంది. ఓకే.
ఆ! ఇంకేం మాట్లాడకుండా పక్కా తీసుకోవాలి. నేను అప్పుడూ, అందరూ సాయంత్రం తీసుకొస్తాను రేపు తీసుకొస్తాను అంటారు కదా. నేను 2 రోజులు ఎగస్ట్రా చెప్పాను. 2 రోజులు తర్వాత అందరు మర్చిపోతారు కదా.
ఓకె. అంటే ఆ! చాలా మంది అంటే ఇలాంటి సమయంలో ఏం చేస్తాం అంటే నాన్నగారు వేరే ఊర్లో ఉన్నారు, లేదా పని మీదెళ్లారు, ఇలా చెప్పేసి చెప్పేస్తుంటాం. మీరు అలాగే చెప్పారా?
ఆ! చెప్పేసానండి. చెప్పేస్తే ఇంకా సర్లే ఎళ్ళమన్నారండి. కొంచెం చదువుకుంటాను గుడ్డు నేమ్ ఉందండి. దానివల్ల ఇంక తర్వాత నన్ను ఏం అడగలేదండి. కొంతమందిని అయితే పర్టిక్యులర్‌గా ఇంకే ఏదైనా మిస్టేక్ చెస్తే, ఏరా ఆ రోజు నువ్వు బంక్ కొట్టావు కదా. ఎళ్ళావు గదా, ఇలా జేసావు గదా, అలా జేసావు గదా అనేవారండి.
సరిపోయింది. అయితే మొత్తానికి మీరైతే బా ఎస్కేప్ అయిపోయారు, అయితే ఈ విషయం నుంచి.
అప్పుడేన అయ్యో! బాగానా. అయితే అయిపోయిన తర్వాత ఇది నాకు కాలేజీలో బెస్ట్ అండి ఇది. బంకు కొట్టి ఎళ్ళడం, పైగా అందరిని తీసుకెళ్ళడం.
అవునండి. అవునండి.
అయితే తర్వాతండి? మళ్ళీ నేను ఉద్యోగంలోనే
ఓకె. అంటే ఇంకా కాలేజ్‌లో ఆ! తర్వాత ఇంక బంక్ కొట్టి ఇలా వెళ్ళడాలు అవి పక్కన పెట్టేసారు అన్నమాట ఐతె, ఇంత పెద్ద విషయం జరిగినప్పటికీ.
ఉద్యోగంలో ఆయ్ అవును. అంటె రిస్క్ అండి. ఎందుకంటే ఏదైనా తర్వాత జరిగిందనుకోండి, తి ఎవడైతే ఆర్గనైజ్ చేస్తాడో వాడిని బుక్ చేసేతారండి.
<laughs> అంతే అండి నిజం. ఏంటంటే <smacks lips> ఇప్పుడు ఆ! క్షణం కూడా మీరు అంత అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు ఆ ప్రకృతితో. కానీ ఆ తర్వాత మొత్తం ఇంక పోయినట్టే కదండి? ఏంటంటే ఇంకా అ ఆ!
అవునండి. అవునండి. కొంతమంది ఆహ్, కంట్రోల్ అవ్వరండి ఒరేయ్! నువ్ అంటే ఆ టయనివరకు అప్పటి వరకు బానే ఉంటారండి. ఆస్ నీళ్ళలో దిగిన తర్వాత ఇంకా అలల కోసం ఇంకా ఎక్సైట్ అయ్యి ఎనక్కేళ్తా ఉంటారు. ఏదైనా అయిందనుకోండి ఇప్పుడు ఏదైనా అయినా బుక్ చేయడం అలాగా ఉండు మన తోచినప్పుడు మనకి ఏదో ఏదైనా అయితే మనం చాలా బాధపడతామండి.
నిజంగనండి. ఆ! బాధ మనం తీసుకోలేం కూడా.
అవునండి. అయితే ఇలాగా ఉన్నప్పుడు కాలేజ్ మేము డిగ్రీ ఇదేలేండి ఉద్యోగంలోకి ఎళ్ళిన తర్వాత అండి...
అవును. ఆ!
కంపెనీ వాళ్ళే ఎవరీ 6 మంత్స్‌కి ట్రిప్పులేసేవారండి.
అబ్బా! చాలా బావుందండి.
హ్మ్. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఒక రోజు నాడు. మా ట్రిప్పు చెన్నై అండి.
హ్మ్. ఓకె. చెన్నైకి ట్రిప్ ఏసేసారు.
చెన్నైది చెన్నై ట్రిప్ అండి. చెన్నై‌కెళ్ళి అక్కడ వా ఆహ్, ఏంటి పార్క్ ఉందండి అక్కడ. అంతగా నాకు తెలీదండి. అంత్ మే మర్చిపోయిన పేరు. గిండి గిండి దాటిన తర్వాత అంటారు. అది పెద్ద మెయిన్ సెంటర్ అండి, గిండి అన్నది.
ఓకె. ఓకె. ఓకె. పర్లేదండి. ఓకె. చెన్నై‌లోనా?
హ్మ్.
ఓకె. బాగుందండి. ఆ! తర్వాత ఏందండి?
అయి అయితే అక్కడ, ఆ పార్కు నేను ఫస్ట్ టైం సింహాలు, పులుల్ని లైవ్‌లో చూడడం అండి.
ఓకె! అంటే మీరు ఎప్పుడు జూకి వాటికి వెళ్ళలేదు. ఫస్ట్ టైం అక్కడ వెళ్ళడమే.
అయితే వెళ్ళలేదండి. జూ అంటే ఏదో ఎల్లంగాని కోతులు, ఇవి చూసింది. ఏదో చిన్న, చిన్నవి చూసాం గానండి. అంత పెద్ద జూ చూడ్డం అంటే వ అస్సలు నా లైఫ్‌లో ఫస్ట్ టైం, పైగా నేను జూలో తిరగడానికి సైకిల్ మీద వెళ్ళాలండి. నడిచెల్తే అవ్వదండీ.
ఓకె. బాగుందండి. అంటే అది దూరమా బాగా?
అద్ దడ అడవండి.
ఓహ్! ఎండి భలే! ఉందండి. ఆ!
ఒక అడవిని జూ కింద తయారు చేశారండి. లేతే జూకి మరి ఎలా తయారు చేసారో తెలీదు. అది అడ అడవండి. అడవిలో ఓహ్! రోడ్లేశారు, పార్కులు పెట్టారు, సింహాన్ని పెట్టారు. చాలా బాగా చేశారండి. అసలు ఎక్స్‌లెంట్. కానీ ఎంట్రీ పాసే చాలా ఐదొందలో, ఆరొందలో అండి. ఎప్పుడు ఇది ఒక 10 ఇయర్స్ బ్యాక్ నేను చెప్తుంది.
ఓకె. ఓకె. అప్పట్లోనే అంత రేట్ ఉందంటే ఇది చాలా కొంచెం ఎక్కువ బడ్జెట్‌తో తగ్గ ట్రిప్ అనమాట.
అవును. కంపెనీ వాళ్ళు పెట్టుకున్నారండి. అయితే అప్పుడు బ బ సైకిల్ మీద నచ్చిన చోట తిరగొచ్చండి. మాకు ఫుల్ యాక్సెస్ ఇచ్చేసారు. అంటే మేము కంపెనీ పెట్టుకుంటది కదండీ కొంచెం ఎక్కువ ఖర్చు పెడుతది కాబట్టి ఫుల్ యాక్సెస్ అండి. అప్పుడు అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ చూడాలని నాకస్సల మైండ్ బ్లోయింగ్ అండి. అస్సల ఆ అడవిని అలా తయారు చేసి వాళ్ళు అంత లాగా కూర్చోడానికి, సైకిల్లెల్లడానికి, కార్లెల్లడానికి, ప్లస్ జంతువులు మనం చూడ్డానికి చాలా బాగా పెట్టారండి. ఆ నేచరు నిజంగా చెప్తున్నానండి అక్కడ ఆ జూలో నేను చూసింది ఏంటంటే వాటిల్ని బంధించలేదండి.
అవునండి. హ్మ్. హ్మ్. బ్బా! హ్మ్. ఓకె. అవునా! అంటే దానికి చక్కగా స్వేచ్ఛగా వదిలారనమాట అయితే.
దాన్ని కానీ ఇప్పుడు హ ఇప్పుడు కొంచెం భయంకరమైన సింహాలు పులులు ఉన్నాయనుకోండి, వాటిల్ని ఎక్కువ ప్లేస్ వదిలేసేవారండి. కానీ ఇక్కడ కొంచెం కంచెలు ఏసేవారు.
అవును. ఆ! ఏండి ఆ కంచెలు గాని ఎయ్యకపోతే అవి మనమే కంచెలెస్తాయండి. <laughs>
అవునండి. నాకు అయితే ఆ! <smacks lips> కొంతమంది ఏం చేస్తారంటే చిన్న చిన్న బాక్సుల్లో బంధించేయడం ఇలాంటియన్నీ చేస్తారు కదా!
అవునవును. ఆ! నిజంగా అండి. ఎక్కువ శాతం అలానే ఉంటారు. మీరు చెప్పింది నిజంగా గొప్ప విషయం. ఏంటంటే <smacks lips> చిన్న చిన్న వాటిల్లో ఉంచేసి వాటిల్ని బంధిం అంటే వాటికి బంధించామన్న ఫీలింగ్ అయితే తెప్పించేటట్టు చేస్తారు. కానీ ఇలా ఎక్కడైతే ఎక్కువ ప్లేస్ ఉందో వాళ్లకి ఏ బంధించామన్న ఫీలింగ్ అయితే రాదు. వాళ్ళు చక్కగా వాళ్ళ అడవిలోనే తిరుగుతున్న ఫీలింగ్ తోటే హ్యాపీగా ఉంటారు వాళ్ళు.
హ్మ్. అవును. <coughs> అవునండి. అవును. అవునండి. అయితే ఇలా బంధించేసి పాములు నేను చూడలేని పాములన్ని అక్కడ చూశానండి.
అవునండి.
అసల ఆ పాముల అయ్యి తర్వాత నే-నే నేన ఏనుగుల్ని చూసానండి మొదటిసారి. తర్వాత తెల్ల సింహాల్ని, అదే పులులు ఉంటాయి తెల్ల పులులండి. బెంగాల్ టైగర్స్ ఇయ్యి చాలా రకాలు ఆరోజు అక్కడ ఎక్సైట్మెంట్ అయిపోయిందండి. మళ్ళీ మూడాటాయానికి మేము ఎగ్జిట్ అయిపోయాం. తిన్నామండి తినేసిన తర్వాత, మళ్ళీ ఆ పక్కన కొంచెం దూరంలోనే బీచ్ ఉందండి.
బ్బా! అవునండి. అవును. ఓకె. ఆ! బ్బా! ఏంటండి మీకు ఇంత బాగుంటుంది. <smacks lips> అంటే, మీకు ఏంటో ఆ నీటితో బంధమో, లేకపోతే ఆ బీచ్‌తో అనుబంధం, మీకు ఏదో ఉంది అండి? నాకు తెలిసి.
అయితే అవునండి. మా మా మమ్మల్ని గైడ్ ఉంటది, మా మేనేజర్ గారు ఉన్నారండి మమ్మల్ని గైడ్ ఆవిడ. అంటే, ఆవిడ ఆవిడ హ్యాండోవర్‌లో ఉండాలి. మేము, ఆవిడ ఎంతలాగంటే టేక్ కేర్ చేసిందండి. ఏం కావాలో కొనుక్కోమన్నది, స్నానాలు ఆవిడ లిమిట్ చెప్పేదండి, ఇక్కడికి వెళ్ళాలి. ఒకవేళ కొంచెం ఎక్కువ అవుతుంది, యంటనే మళ్ళీ సైగా చేసి ఒచ్చేయాలి అనేదండి.
ఓకె. బాగుందండి. హ్మ్. అవునండి. కానీ ఇప్పుడు, మీరు పక్కన బీచ్ ఉంది అన్నారు కదా! అంటే మీకు మొదట ముందుగా తెలుసాండి? అక్కడ బీచ్ ఉందని, లేకపోతే మీరు వెళ్తున్నప్పుడ
అస్సల హ్మ్. నాకు చెన్నై చెన్నై తెలీదండి, నాకు అసలు. ఏం తెలీదు. టంపట్
ఓకె. ఏండి మరి ఆ! బాగుంది. అలాగా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు, అలా సడెన్‌గా బీచ్ ఉంది అంటే, <smacks lips> ఆ సౌండ్ గాని, ఆ శబ్దాలు, ఆ వాసన, ఆ చుట్టుపక్కవన్ని సడెన్‌గా మనకు తెలుస్తాయి. ఒక గాలి వచ్చే విధానం గాని, అలా మీరు అలా మీరు అవి అనుభవించినప్పుడు మీకు ఎలా అనిపించింది అండి?
అవునండి. అవును. చాలా ఎక్సైట్ అంటే, ఇప్పుడు నేను ఆహ్, దానికి మీరు అలాగ అంటారు, నేను ఎలాగ ఆలోచిస్తానంటే అండి. నేను ఒక విలేజ్‍లో పుట్టానండి. కొంచెం పూర్ ఫ్యామిలీయే మాది. ఏదో నేను, నా చదువుకు తగ్గట్టుగా నేను ఉద్యోగానికి వెళ్ళానండి. ఉద్యోగానికి వెళ్తే, ఆ ఉద్యోగంలోనే వాళ్ళు, ఉద్యోగం చేయించుకుంటూ ఆరు గే ఆరు నెలలకు ఒకసారి ఇలాంటి ట్రిప్ వేసినప్పుడు, అయ్యో! మనం ఎక్కడో ఉండేవాళ్ళం, చదువుకున్నాం చూడు, చదువుకోవడం వల్లే ఇంత్ ఇక్కడ ఈ స్థాయికి వచ్చాం మనం.
ఓకె. అవును. అవునండి. ఆ! అవునండి. నిజంగా.
ఆ! నేను అలా ప్రౌడ్‍గా ఫీల్ అవుతానండి. అదే చదువుకోకపోతే మనం అసలు ఇక్కడ ఉంటామా? ఈ కంపెనీ వాళ్ళు మనల్ని తీసుకొస్తారా? ఇలాగ ఆలోచిస్తానండి నేనండి.ఇంద్
ఆ! అంతే కదండీ! ఎందుకంటే <smacks lips> మనకి అక్కడ గాని, మనకి అంటే మన ఊర్లో వాళ్ళు వాళ్ళని మీరు చూసే ఉంటారు, అంటే వాళ్ళు చదువుకోకుండా అక్కడే ఉండి అలా ఉండేవారు. కానీ నిజంగా ఇలా చదువుకోవడం ఇలా ఉండడం వల్లే కదా, ప్రకృతికి దగ్గరవుతున్నారు, దాంతో పాటు మీరు ఇలాంటి కొత్త, కొత్త ట్రిప్పులు అనేవి కూడా మీరు వెళ్లగలుగుతున్నారు.
అవునండి. హ్మ్. అవునండి, ఇదొకటండి. తర్వాత మా కంపెనీ ఏదైనా ప్రాఫిట్ వచ్చిందనుకోండి దాంట్లో కొంత సమాజానికి ఖర్చుపెట్టాలండి.
అంటే సమాజానికా అండి?
అవునండి. అయితే అది అంతా తెలీదు నాకండి. అయితే మా కంపెనీ వాళ్ళు అడవి ప్రాంతాల్లోనే బాగానే ఇంకా బ్రతుకుతూ ఉన్నవాళ్ళు ఉన్నారండి ఇప్పటికి.
ఓకే. బాగుందండి. అవునండి. నిజంగా.
అక్కడ ఆళ్ళు ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆళ్ళు ఆళ్ళు నచ్చిన జీవితాన్ని జీవించ జీవిస్తారండి. అయితే మమ్మల్ని ఆళ్ళ దగ్గరికెళ్ళి ఆళ్ళకి హెల్ప్ చేయమనేవారండి. అంటే కంపెనీ తరుపున మేం వెళ్ళి వాళ్ళకి బట్టలు కాని ఏదైనా ఇవ్వడం ఇలాంటివి జరిగాయండి.
అవునండి. అవును. అయ్యో! ఓకే.
అప్పుడు అక్కడ అట్మాస్ఫియర్ చూస్తే ప్రకృతి ఆళ్ళు ఉండే విధానం చూస్తే మన బిల్డింగ్‌లో ఉన్నదానికి అక్కడ ఉన్నదానికి ఎంత తేడా ఉంది. ఇదే బాగుందండి కానీ ఒక్క వర్షం మొత్తం ఇబ్బంది తప్ప అండి...
అవునండి. కానీ వాళ్ళు దానికి కూడా కొంచెం ఏర్పాట్లు అనేవి చేసుకుంటారు కదండీ! వర్షాలు పడితే ఎలా ఉండాలి? ఏంటి? అని.
మిగతా అన్ని అవునండి. కానీ ఎక్సలెంట్ అండి. ఆళ్ళు ప్రకృతిలో జీవితం అది కూడా నా జీవితంలో ఒక అద్భుతమైనదండి.
ఓహ్!
అక్కడ ఆళ్ళకి ఎళ్ళి నేను సాయం చేయడమే కాదండి, అక్కడ ఉన్న ప్రకృతిని ఆస్వాదించడం గానీ, చాలా బాగుందండి. నాకు చాలా బాగా నచ్చింది. ఆహ్, నాకు ఈ 3 ఒకటి నా కాలేజీలో ఉన్నది, వీళ్ళ కంపెనీ టూరు, తర్వాత కంపెనీ సమాజానికి హెల్ప్ చేయాల్సినప్పుడు ఈ మూడు నాకు నా జీవితంలో ఉన్న ఒక అద్భుత క్షణాలండి.
నిజంగానండి. ఏంటంటే ప్రకృతిలో మనకంటూ కొన్ని కొన్ని అద్భుతమైన క్షణాలు ఉంటాయి. అలాంటివి మీ జీవితంలో 1 కాదండి 3 ఉన్నాయి. <smacks lips> అంటే చాలా ముఖ్యమైనవి. చాలా అందమైనవి. మీరు చెప్పే విధానంలో కూడా నిజంగా మేము ఆ ప్రకృతిలో ఉంటే ఎలా ఉంటుంది? అనేసి నిజంగా మేము ఫీల్ అయ్యామండి. ఏంటంటే నేను కూడా అక్కడ ఉంటే బాగుండు అన్నట్టు ఫీల్ అయ్యాను. నిజంగా మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదములండి.
అవునండి. ధన్యవాదాలండి.